అసలు ఈ సోషల్ మీడియా వొచ్చాకేంటంటే, ప్రపంచంలో మనం ఎవరితోనైనా మాట్లాడొచ్చు, ఇంకా ఎవరితోనైనా స్నేహం చేసుకోవచ్చు, ఎవరితోనైనా ఇలా కలవొచ్చనమాట, ఆన్‌లైన్‌లో.
హ్మ్. అవును.
హ్మ్. కాబట్టి, మీరు ఈ సోషల్ మీడియా వొచ్చాక ఇలా ఎవరితోనైనా ఆన్‌లైన్‌లో పరిచయం పెంచుకోవడం జరిగిందాండి?
హ్మ్. ఆ! ఏంటంటే, నేను <clears throat> ఇన్స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ఉంటాననమాట. రీల్స్ అలా ఎప్పటి నుంచి టిక్‌టాక్ ఉన్నప్పటి నుంచి చేసేదాన్ని. నాకు కొన్ని, కొన్ని కామెంట్స్ వస్తూండేవి, నేను కొంచెం అంతగేమి పట్టించుకునేదాన్ని గాదు. అయితే ఒకళ్ళు ఆహ్, రోజు ఏవ్రి వీడియోకి నాకు కామెంట్ చేస్తనే ఉన్నారు. నేను అబ్జర్వ్ చేశాననమాట, ఆ అక్ పర్సనల్ అకౌంట్ నుంచి నాకు మెసేజెస్ రావడము అలా జరుగుతుంది. ఓకే, నేను ఇన్స్టాగ్రామ్‍లో అప్లోడ్ చేసినప్పట్నుంచి, నాకు డీఎం చేసేవాళ్ళు. ఆహ్, లైక్, "నాకు మీతో మా" హ్మ్. తెలీదు, అసలు నాకెవరో తెలీదు. కామెంట్ జేసేవాళ్ళు. సో, అలాగే చేస్తున్నారులే అనుకునేదాన్ని. అది ఏమైందంటే, డీఎం దాకా వొచ్చేసింది. సో, నాకు రోజు డీఎం చేసి లైక్, "నాకు మీతో మాట్లాడాలని ఉంది, అది, ఇది" అని నాకు నార్మల్‍గా మె పెట్టేవారు, "మీ పేరు ఇది కదా! నాకు మీరు తెలుసు" అని. నేనేమో ఒక్కసారిగా రోజు, "హాయ్" అని పెడుతున్నగాని పట్టించుకోలేదు, "నాకు మీరు తెలుసు, మీరు ఈ కాలేజ్ కదా" అలా పెట్టారనమాట ఒకరోజు సడన్‌గా.
ఆ! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. అంటే మీకు తెలియని వాళ్ళు? హ్మ్. అయ్యో! ఆ! ఆ! అయ్యో! ఆ! అంటే, అలా పెట్టాక కొంచెం భయమవుతుంది కదాండీ! వీళ్ళకి ఎలా తెలుస్తుంది నా గురించి? ఆ!
ఆహా! కదా! నాకు అదే భయమేసిందనమాట. అదేంటి నా పర్సనల్స్ ఎలా తెలుసు? నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా! అని. ఆహ్, నమస్తే అండి, మీకు నా పేరు ఎలా తెలుసు? లేకపోతే నేను ఏ కాలేజ్ అనేది మీకు ఎలా తెలుసు? అని చెప్పి అడిగాను. అడిగితే, "నాకు నేను మిమ్మల్ని రోజు చూస్తాను" అన్నారు. చూడటం అంటే, ఎలా లైవ్
హ్మ్. హ్మ్. అంటే, మీ కాలేజ్‌మేట్ కావొచ్చు అతను. అతను లేదా ఆమె. హ్మ్.
ఆ! అనుకున్నాను. నేను లైవ్‌లో చూస్తానా? లేకపోతే రీల్స్‌లో అట్లా చూస్తారా? అంటే, "ఆ! నేను రీల్స్‌లో చూస్తాను. లైవ్‌లో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు" అన్నారు. మరి నా కాలేజ్, ఆ! నా కాలేజ్ ఎలా తెలుసు? అది, ఇది, అంటే, "నాకు ఒకళ్ళు చెప్పారు" అన్నారు. ఇంకా టెన్షన్ కదా! మన గురించి సోషల్ మీడియాలో, వేరే ఎవరో తెలియని వ్యక్తికి ఎలా చెప్తున్నారా! అని నేను ఎక్కడైనా సెక్యూరిటీ లేకుండా ఏమైనా పోస్ట్ చేస్తున్నానా? అని చెప్పి భయపడ్డానన్నమాట. హ్మ్.
అవునా? హ్మ్. హ్మ్. ఆ! అంటే దీని తర్వాత మీరేమన్నా అకౌంట్‌ని ప్రైవేట్ చేయడం గాని, లేదా పోస్ట్‌లని కామెంట్స్ ఆఫ్ చేయడం గాని
నాది పబ్లిక్‌ లోనే ఉండేదండి. ఫస్ట్ నుంచి పబ్లిక్‌ లోనే ఉండేది. ఆల్ ఆఫ్ సడెన్‌గా ప్రైవసీ చేస్తే మళ్ళీ ఎట్లా ఉంటుందా! అంటే, నాకు ఇన్‌కమ్ వొచ్చేదనమాట దాని నుంచి. ఇంకా మళ్ళీ సడెన్‌గా అట్లా జేస్తే ఏమైనా ప్రాబ్లమ్ అయిద్దేమో అన్నట్టుగా నేను దాన్ని ప్రైవేట్ చేయలేదనమాట. అలా పబ్లిక్‌ గానే ఉంచాను. కానీ కొంచెం లైక్ అంటే, పర్సనల్స్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ షేర్ చేశానా? ఫోన్ నెంబర్స్ గాని, కాలేజ్ ఐడీ కార్డ్ కానీ, అని చెక్ చేసుకున్నాను అనమాట. అలాంటి వీడియోస్ డిలీట్ చేద్దామని. చూస్తే నేను ఎక్కడా మెన్షన్ చేయలేదు, ఎక్కడా షేర్ చేయలేదు.
అవునా? ఆ! ఓహ్! ఆహా! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. మళ్ళీ అతనికి ఎలా తెలిసిందండి అది?
ఎవరో ఒకళ్ళు నా ఫ్రెండ్, నా ఫాలోవర్స్‌లో ఉంటారు కదా! వాళ్ళకి మెసేజ్ చేశారంట, వాళ్ళు చెప్పారంట. నాకు అది చెప్పారన్నమాట డీటెయిల్‌గా, ఇంకా నాకు తను చెప్పి, "నేను స్ట్రేంజర్‍నే, కానీ ఎనిమీని కాదు" లైక్ అలా, అలా ఏదో మాట్లాడుతున్నారు. బట్, నాకు ఇష్టం లేదండి, నాతో మాట్లాడను నేను కొంచెం భయం, నాకు ఇట్లా అని చెప్పి నేను వదిలేసాను. మళ్ళీ కంటిన్యూయస్‌గా రావడము డైరెక్ట్‌గా ఏంటి, అంటే నా ఫోన్ నెంబర్‍కి మెసేజొచ్చింది.
ఆ! ఆ! అయ్యో! ఆ! <laughs> హ్మ్. హ్మ్. అయ్యో! అంటే మీరు బ్లాక్ చేయడం ఏమన్నా జేశారా?
నేను ఆ! ఇంస్టాగ్రామ్‌లో నేను బ్లాక్ చేసేసానండి. అంటే, ఎందుకు ఫ అక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుందనమాట, అన్‍మ్యూట్ అని. అదే సారీ మ్యూట్ అని. మ్యూట్ చేసేసి, నాకు మెసేజ్ రాకుండా బ్లాక్ కూడా చేసేసాను ఇంక. తనకి ఏ పర్సనల్ అకౌంట్ ఉన్నా గాని, ఆటోమేటిక్‌గా బ్లాక్ అయిపోతుంది అనమాట మనం అలా జేస్తే.
ఆ! అవునవునవునవును.
కదా! ఇంకా నేను చేసేశాను. నాకు డైరెక్ట్‌గా నెంబర్‌కొస్తే, నేను ఇంకా ఎవరు చెప్పారు నా నెంబర్? అని చెప్పి కొన్ని రోజులు ఇంకా ఆహ్, అడుగుతూ ఉండేదాన్ని అనమాట. ఆహ్, నాకు మెసేజ్ చేసిన టైంలో, ప్రతిసారి అడిగితే నాకు మాట్లాడండి అది, ఇది అన్నారు. సరే, ఏంటో ప్రతిరోజు మెసేజ్ చేస్తున్నారూ నిజంగా తెలిసిన వాళ్ళ ఆటపట్టిస్తున్నారేమో? లేకపోతే ఏంటా? అని కొన్ని రోజులు మెసేజ్ చేశాను.
హ్మ్. హ్మ్. హ్మ్. అదే నేనైతే అదే అనుకుంటాను. నార్మల్‌గా మరి ఇంతలా ఆట ప అంటే ఆహ్, చేస్తున్నారంటే పక్కా ఎవరో తెలిసిన వాళ్ళే లేకపోతే, స్నేహితులే ఆట పట్టిస్తున్నారని అనుకుంటాను.
ఆ! అవును. అలానే అనుకున్నాను. మా అమ్మ పేరు చెప్పారు, మా నాన్న పేరు చెప్పారు అన్నీ చెప్తున్నారు. ఆహా! అయితే తెలిసిన వాళ్ళేలే అని కొన్నాళ్ళు అలా మాట్లాడుతున్నాను. కానీ, ఎక్కడ కూడా నేను నంబర్ సేవ్ చేసుకోవడం కానీ, నంబర్ సేవ్ చేస్తే మన స్టేటస్‌లు వెళ్ళిపోతాయి కదా!
అవునా? హ్మ్. అవునవును.
ఆ! నేనింక నెంబర్ సేవ్ చేయలేదన్నమాట. నార్మల్‍గానే మాట్లాడేదాన్ని. అంటే, లైక్, కొంచెం ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా మాట్లాడేవారు. ఆహ్, "మీరు ఎందుకు అట్లా భయపడతారు, నేనేమి అట్లా గాదు" ఇట్లా, అట్లా మాట్లాడుతూ ఉండేవారు. కా కొంచెం మాట్లాడాను అలా, అలా కొన్ని రోజులకి మంచి ఫ్రెండ్ అయిపోయారనమాట నాకు. చాలా మాట్లాడుకున్నాము. కానీ, ఎక్కడ పర్సనల్స్ షేర్ జేసుకోవడము అంటే, నన్ను ఇప్పుడు కొంతమంది పరిచయం అవ్వగానే
హ్మ్. హ్మ్. హుహు. అదే, కొద్దిగా ఆ భయమైతే ఉంటుంది గదా అండి. ఇలా ఆన్లైన్‍లో పరిచయం అయిన వాళ్ళతోని ఆహ్, పర్సనల్ షేర్ జేసుకోవడం అంటే, మీరు అంటున్నారు గదా, మీరు ఏది షేర్ జేసుకోకముందే అతనికి అన్నీ తెలిసినట్టు ఇలా ఆట పట్టిస్తున్నారని. మీరేమైనా వాళ్ళతో మాట్లాడే అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారా?
ఆ! హ్మ్ చాలా అండి. ఎలా అంటే ఆహ్ నేను పర్సనల్స్ ఎక్కడ షేర్ చేయలేదు. అంటే నెంబర్ సేవ్ చేసుకోలేదు కదా! నా డీపీ కూడా వాళ్ళకి వచ్చేది కాదు. ఆయన అడిగేవాళ్ళు అనమాట. నా ఫోటో మీకు వస్తుంది కదా! మీ ఫోటో నాకు రావట్లేదేంటి అని. నేను అనేదాన్ని, ఆ! ఫోటో రాదు నేను డీపీ పెట్టేదాన్ని కాదు అని చెప్పేదాన్ని. అలా, అలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత చాలామందండి ఇట్లా కనెక్ట్ అయ్యి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో "నేను మీ ఫ్రెండ్‌ని నాకు కొంచెం డబ్బులు ఇస్తారా?" అలా అడిగారు. మీ ఫ్రెండ్ నాకు చెప్పా
హ్మ్. హ్మ్. <chuckles> హ్మ్. ఆ! ఆ! ఆవొ ఆ విధంగా అడుక్కున్నారా మరి?
ఆ! కాదు, కాదు. కానీ నాకు కనెక్ట్ అయిన వాళ్ళు అడగలేదు అలాగా. కొంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసారు. నేను అక్కడితో వాళ్ళని కట్ చేసేసాను. ఎవరైతే నాకు వాట్సాప్ దాకా వచ్చారో, వాళ్ళ దగ్గర నుంచి నాకు ప్రాబ్లమ్ రాలేదు. ఎప్పుడు మనీ అడగలేదు. అందుకే కొంచెం ట్రావెల్ చేశాననమాట వాళ్ళతో. అయితే
ఆ! హ్మ్. ఆ! ఆ! ఆ! ఆ! అంటే చూసుకుంటే అండి, కొంతమంది ఇలా మనీ అడిగారు అని చెప్పారు కాబట్టి అడుగుతున్నా. ఇలా నేరుగా అడగరు కొంతమంది ఇలా ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి హాస్పిటల్ ఏదో, ఫేక్ సర్టిఫికేట్‌లవి పెట్టి అలా అడుగుతారు. మీకు ఎప్పుడైనా అడగడం జరిగిందా?
హ్మ్. ఆ! అవును. నిజమే. ఇన్‌స్టాలో అలాగేనండి. ఆహ్, హాస్పటల్ బిల్సవి పెట్టేసేసి, ఇలా ఎమర్జెన్సీగా బిల్ పే చేయాలి. లేకపోతే, ఆపరేషన్ చేయరు అని చెప్పి, నాకు వందల మంది చెప్పేవాళ్ళు. అంటే, నేను బా రీల్స్ చేసేదాన్ని కదా! కొంచెంమంది ఫాలోవర్సున్నారు. అంటే, వాళ్ళెలా అనుకునేవాళ్ళంటే, నేను చెప్తే అది పబ్లిసిటీ అయ్యి, వాళ్ళకింకా ఎక్కువ మనీ వస్తాయేమో అని. మీరు స్టోరీలో పెట్టండి మ్యాడం, లేకపోతే ఇట్లా పెట్టండక్క, మాకు మనీ అవసరం అది, ఇది అనేవాళ్ళు. నాకేమో భయమేసేసేది. ఇంకా నా వాట్సాప్ త నేనసలు పెట్టే వా పెట్టేదాన్ని కాదండి. అంటే, అది ఫేకా, నిజమా? మనకి తెలీదు కదా! మనమెట్లా పబ్లిసిటీ చేస్తాం అట్లాంటి అని భయపడేదాన్ననమాట. అయితే, ఆహ్, ఇంక నా వాట్సాప్‍లోకొచ్చినోళ్ళు, కొన్ని రోజులు బా మాట్లాడిన తర్వాత, ఒకరోజు కలుద్దామన్నారు. నేను చెప్పాను ఆహ్, అంటే ఏం చెప్పారంటే, "రేపు వీకెండ్ కదా! సాటర్డే నైట్ మనం ఇట్లా రెస్టారెంట్‍లో కలుద్దాము. మీ ఫ్రెండ్స్‌ని కూడా తీసుకురండి, నేను మా ఫ్రెండ్‌ని తీసుకొనొస్తా" అని చెప్పారు. అదేంటి
హ్మ్. ఆ! అ! అదే, అదే. ఆ! హ్మ్. మీరు పెట్టేవాళ్ళా మళ్ళీ? ఆహా! హ్మ్. ఆ! అవునా? అంటే, ధైర్యంగా ఇలా మీరు నమ్మి, కలుద్దామని గూడా అనుకున్నారా?
నిజమండి బాబు. అసలప్పుడెందుకంత ఎలా అంటే, పప్పులో <giggles> కాలేసినట్టుగా నేను నమ్మేసానన్నమాట. లైక్ ఏంటీ అంటే
<chuckles> అయ్యో! అంటే, మీరసలు ఏ విధంగా సిద్ధమయ్యారు? ఇలా నమ్మడానికి?
నేను ముందుగానే చెప్పా నైట్ రెస్టారెంట్ అంటే నేను నైటయితే రాను ఆఫ్టర్నూన్ టైంలో గాని లేపోతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఎక్కడికనా వెళ్దామంటే ఓకే నేను మా తమ్ముడిని తీసుకొనొస్తా అని జెప్పా. అయితే "ఆ! యాహ్! ఓకే" అన్నారు వాళ్ళు గూడా. తమ్ముడన్నా గానీ ఓకే అన్నారని నేను నిజంగానే మా తమ్ముడిని తీసుకొని ఎళ్ళాననమాట. మా తమ్ముడేమో అప్పటికి నన్ను ఓ అరిచేస్తున్నాడు "అమ్మకి తెలిసిద్దనుకో నీ తాట తీస్తది. అవసరమా నీకివన్నీ" అని ముందుగానే వార్న్ జేస్తున్నాడు.
హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> అవునవును. అసలు మీ తమ్ముడు చెప్పింది ముమ్మాటికి నిజమే గదా! అంటే మీకు భయమ భయం గాలేదా?
కదా! నాకేంటి అంటే కొంచెం ఆత్రంగా ఉందండి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ నిజంగా ఇట్లా మాట్లా ఆ!
అదే అంటే అసలు మీ స్నేహితుడేనా గాదా అనే ఆత్రంలో మీరింక కలుద్దామని అలా చెప్పారన్నమాట.
ఒంటరిగా కూడా ఎళ్ళట్లేదు కదా! తమ్ముడిని తీసుకొని వెళ్తున్నా గదా కలుద్దాంలే అన్న ధైర్యంతో తమ్ముడున్నాడనే ఇదితో మార్నింగ్ ఎళ్ళానన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు?
హ్మ్. అంటే తమ్ముడు ఉన్నాడని అతనికి ముందే చెప్పారా? అంటే అతనితో మాట్లాడేటప్పుడు కుటుంబం గురించి ఏదైనా షేర్ జేసుకోవడం జరిగిందా?
చెప్పాను. ఏం లేదండి నార్మల్‌గా నాకు "మీ అమ్మ తెలుసు. మీ నాన్న తెలుసు. నీకు తమ్ముడు ఉన్నారు కదా" అంటే అవునని చెప్పిన అవన్నీ తెలుసండి అంటే మొ మేబీ తెలుసు. నేనేం చెప్పలేదు. ఇన్‌స్టాలో చూస్తూ ఉంటారు గదా మమ్మీ, డ్యాడీ, తమ్ముడిని అట్టా తెలుసేమో అనుకోని నేను నిజంగా గుడ్డిగా నమ్మేసాను. అక్కడికెళ్ళిన తర్వాత ఏమైంది ఆ అంతా ఎళ్ళాము. కలిసాము. అక్కడ ఒక నేను చెప్పారు నాకు ఫోన్ చేసి నేనని క్కడ కూర్చొనున్నాను టేబుల్ దగ్గర టేబుల్ నెంబర్ ఫోర్ ఫైవ్ ఏదో నెంబర్ జెప్పి ఇక్కడికి రండి అని నేను తమ్ముడు నుంచున్నాము. నేనేం జేసాంటే
అంటే అన్ని ఆల్రెడీ దెలుసా? మీకు జెప్పక మీరు జెప్పకముందే? ఆ! ఆ! ఓహో! హ్మ్. అంటే నిజంగానే అక్కడ టేబుల్స్ ఉన్నాయా? లేదా ఆటపట్టించారండి అది గూడా.
ఉన్నాయండి బాబు. నిజంగానే ఉన్నాయక్కడ. అసలు అంతా
అవునా! అక్కడ మనిషి ఉన్నాడా మళ్ళీ?
ఉన్నారు. తను గూడా వాళ్ళ ఫ్రెండ్‌ని తీసుకొని వచ్చారన్నమాట. ఏమైంది మేము వెళ్ళే టైమ్‌కి, చేతికి ఒక కట్టు కట్టుకొని వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్.
హ్మ్. ఆ! అంటే చూసేమన్నా భయం కాలేదా మీకు? అరే వీళ్ళేంటి ఇట్లా కట్టు కట్టు కట్టుకొని వచ్చారంటే
అయితే అ! ఆ! నాకైతే ఒక పక్కన దడండి. ఇదేంటి, ఇందాకటి దాకా బాగానే మాట్లాడి చేతికి కట్టు కట్టుకొనొచ్చారు. నాతో మా ఆహ్, ఇద్దరిలో నాతో ఎవరు మాట్లాడారో కూడా నాకు తెలియదసల. ఇద్దరు మాత్రం కనపడుతున్నారు. టేబుల్ నంబర్ 5 దగ్గర. నేను తమ్ముడు వెళ్ళాం.
అదే. హ్మ్. <chuckles> అంటే, మీరు ముందు జాగ్రత్తగా ఏమన్నా ఇంట్లో చెప్పి వచ్చారా ఇట్లా
ఆ! ఇంట్లో చెప్పే వచ్చాను. లైక్ ఎలా అంటే, నేను ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తున్నానమ్మా, తమ్ముడిని తీసుకోనని చెప్పా గాని ఆన్‍లైన్ ఇదంతా చెప్పలేదు. కానీ కొత్త ఫ్రెండమ్మా, ఫ్రెండ్‌కి ఫ్రెండ్ నాకు కాదు. ఆహ్, ఇలాగా అని చెప్పి వెళ్ళాననమాట. "మా అమ్మేమో నీకన్నీ తెలుసా? ఆహ్, నిజంగానే తెలుసా వాళ్ళు? ఎలా పడితే అలా మాట్లాడొద్దు." అంటే నేను
హ్మ్. హ్మ్. హ్మ్. <coughs> అంటే మీ ఇంట్లోనే కాకుండా, ఇలా స్నేహితులకు చెప్పారా? ఇలా ఫ్రెండ్‌ని కలుస్తున్నాను, ఇలా ఆన్లైన్‌లో పరిచయం
ఆ! అ ఆ! కాలేజ్ ఫ్రెండ్స్‌కి తెలుసండి. కాలేజ్ ఫ్రెండ్స్‌కి తెలుసు. వాళ్ళు ఎప్పుడూ అంటూ ఉండేవాళ్ళనమాట, అంటే జాగ్రత్త నిజంగానేనా, లేకపోతే ఫేకా? ఏమన్నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని లేకపోతే, ఇప్పుడు కొంచెం భయం కదా! ఫోటోస్ ఏమన్నా అమ్మాయిలంటే ఫోటోస్ తీసుకొని, ఏమన్నా అట్లా చేయొచ్చు మార్ఫింగ్
ఓకె. ఓకె. అదే. అదే. హ్మ్. హ్మ్. అలా బ్లాక్‌మెయిల్ చేయడాలు చాలా జరుగుతున్నాయండి.
ఆ! నువ్వసలు చా మా ఫ్రెండ్స్ అయితే, "నువ్వెందుకు చాటింగ్ చేసావు? అవి కూడా వాళ్ళు ఏదైనా ఫేక్‌గా పుట్టించొచ్చు. నిన్ను బ్యాడ్ చేయొచ్చు." అది, ఇది అని చెప్తారు. సో, నేనేం చేశానంటే ఎవ్రీడే తనేం చేసేవాళ్ళో తెలుసా? చాట్ మొత్తం క్లియర్ చేసేసేవాళ్ళు 2 సైడ్స్.
అదే, అదే, అదే. ఆ! హ్మ్. హుహు.
డిలీట్ ఫర్ ఎవ్రివన్ చేయడాలు అలా చేసేసే వాళ్ళు మెసేజెస్ కూడా. తను పెట్టి నేను చదవగానే. నేనెప్పటికప్పుడు నేను
మీరు అంటే, వాటిని స్క్రీన్‌షాట్‌లవి అవేవన్నా తీసుకున్రా? ఆ! ఇది మంచి పని చేసారు. అంటే ఏమన్నా
చేసాను. ఆ! 2 టైమ్స్, 3 టైమ్స్ అలా అబ్జర్వ్ జేసి అదేనండి బాబు! తీసి జాగ్రత్తగా మా తమ్ముడికి, మా ఫ్రెండ్స్ గ్రూప్‌లో కూడా పెట్టేసా. ఒకళ్ళ దగ్గర కాకపోతే, ఒకళ్ల దగ్గరన్నా ఉంటాయని గ్రూప్‌లో పెట్టేసా <chuckles> అనమాట. ఎందుకంటే
<laughs> అదే. అంటే అందరికి తెలిసిపో అన్ తెలుసు మీరేం మాట్లాడుకున్నారో అని. మీ అంటే మీ స్నేహితులకి. హ్మ్.
ఆ! ఎగ్జాక్ట్‌గా. అందరికీ తెలుసు. ఏం లేదండి నార్మల్‍గా మా మా గురించి తెలుసు అన్నారు. మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి అన్నారు. సో, ఇంకేముంది అని నేను అలా స్క్రీన్‌షాట్స్ తీసి వాళ్ళకి పెట్టాననమాట. ఇంకా అలా, ఇలా జరిగిన తర్వాత అక్కడికెళ్ళాక చేతికి కట్టు ఉంది కదా! నేనేమో ఏం మాట్లాడల కావాలని. నాకర్థమైపోయింది. వీళ్ళు మేబీ ఇప్పుడు నన్ను బ్లాక్‌మెయిల్ చేసి స్క్రీన్‌షాట్స్ అదే ఐ మీన్ చాటింగ్‌లున్నాయి అని చెప్పి, మనీ డిమాండ్ చేస్తారేమో
హ్మ్. అదే, అదే. అలాంటివేమన్నా అడుగుతారని భయం భయపడ్డారా? <chuckles>
ఆ! నేనక్కడ నుంచొని ఫోన్ మాట్లాడుతున్నట్టుగా <chuckles> యాక్ట్ చేసి మా తమ్ముడిని పంపించాననమాట. మీరేనా చాటింగ్ చేసింది మా అక్కతో? ఆహ్, అని చెప్పి మా తమ్ముడు చేత ఏం చెప్పించానంటే, మా అక్క కాదు చాట్ చేసింది. మా అక్కలాగా నేనే చేశాను అని చెప్పు అని చెప్పా. అయితే, ఇంకా వాళ్ళు షాక్ అయిపోయారన్నమాట. ఇదేంటి ఆహ్, నే నేను వచ్చింది వాళ్ళకి తెలియదు. నన్ను చూడలేదు. చూసారో, లేదో నాకు తెలియదు కానీ వాళ్లు తమ్ముడిని చూసి ఆహ్, "మీ అక్కేది" అని అడిగితే, "మా అక్క రాలేదు. నన్ను పంపించింది" అని చెప్పారన్నమాట.
ఆ! హ్మ్. <chuckles> ఆ! హ్మ్. హ్మ్. హ్మ్.
వాళ్ళకింక సౌండ్ లేదూ. ఆహ్, ఏంటీ అంటే, "అదేంటి మీ అక్క వస్తదనుకున్నాము మీ అక్కతో మాట్లాడాలి. చాలా పర్సనల్స్ డీటెయిల్‌గా మాట్లాడాలి మేము." అది ఇది అని చెప్పారండి. ఓకె. ఇంక నన్ను మా తమ్ముడు కలిసాడు.
హ్మ్. <chuckles> ఆ! అంటే పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏం మాట్లాడదామని?
వచ్చి కూర్చొనంట నాకంట జాబ్ ఇప్పిస్తారంటా. లైక్ ఏంటంటే నేనప్పటికీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్‍‌లో ఉన్నాను. మీకు మేము ఇట్లా ఒక కన్సల్టెన్సీ ద్వారా వచ్చాము. మిమ్మల్ని <chuckles> ఫారన్ పంపిస్తాము. అది, ఇది అని ఏదేదో సంబంధం లేదండి. చాటింగ్‌లోకి వాళ్ళూ నిజంగా ఉన్నదానికి.
ఆ! ఆ! అయ్యో! <chuckles> అంటే వాళ్ళ వ్యాపారం కోసమని ఇలా
ఆ! అని మీకోసం, మీకోసం వస్తుంటే మాకు యాక్సిడెంట్ కూడా అయింది. ఇదిగో ఇట్లా కట్టు కూడా కట్టారు మా కొంచెం డబ్బులివ్వండి అని అడిగారు. నాకే
మీకు మెసేజ్ చేసీ అయ్య బాబోయ్! అంటే ఇదంతా విన్నాక మీ రియాక్షన్ ఎలా ఉండే అండి?
నాకైతే అసల సౌండ్ లేదండి బాబు. నాకు నిజంగా ఆహ్, షాకయిపోయాను. ఇదేంటి ఆహ్, నన్నడుగుతారు మనీ నాకు మీరేం చెప్పలేదు కదా! ఇట్లా అని ఆహ్, ఇది పద్ధతి కాదు నాకు అవసరం లేదు. నేను ఏ కన్సల్టెన్సీని నమ్మను. ఇట్లాగా నేను ఏమి షేర్ చేయను అంటే వాళ్ళేం చెప్తున్నారు, మీ బ్యాంక్ నెంబర్ మా దగ్గరుంది, మీ ఆధార్ నెంబర్ మా దగ్గరుంది మీ ఓటీపీ మా
హ్మ్. హ్మ్. అంటే అవన్నీ వాళ్ళకెలా వెళ్ళాయంటారండి?
ఏమోనండి. నా ఫోన్ ఏమన్నా హ్యాక్ చేశారేమో అని వంద సార్లు చెక్ చేసుకున్నాను. నాకేమి రాలేదు నేను ఎక్కడ ఓటీపీ కూడా షేర్ చేయలేదు. ఒక్కసారేమైందంటే ఆహ్, అడ్ నాది డీపీ రావట్లేదని చెప్పి వాళ్ళు నన్నడిగినప్పుడు స్క్రీన్‌షాట్ పెట్టండి అన్నారు. మరి వాళ్ళు ఏం స్క్రీన్‌షాట్ పెట్టమన్నారో తెలీదు. మీ స్క్రీన్‌ని ఒకసారి స్క్రీన్‌షాట్ మన చాటింగ్‌ది ఒకసారి పెట్టండి అన్నారు. నేనప్పుడు పెట్టేసానన్నమాట వాళ్ళకి. వాళ్ళప్పుడు ఎలా ఏవన్న హాక్ చేసారో ఏమో తెలిదు గాని, నా పర్సనల్ డీటెయిల్స్ అన్ని వాళ్ళు తీసేసుకున్నారు ఒక్క చాటింగ్ ద్వారా.
హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయ్యో! అంటే మీరూ దీన్ని సైబర్ క్రైమ్‌లో గాని ఎక్కడైనా రిపోర్ట్ చేయడం జరిగిందా?
ఇంటి దగ్గర పోలీస్ స్టేషన్‍కి సైబర్ క్రైమ్ ఇవన్నీ నాకు భయమండి ఎందుకంటే, అమ్మ వాళ్ళకి తెలీదు కదా! ఇంత చేశానని లేకపోతే, <chuckles> నాకు ఉండేది ఇంట్లో మామూలుగా కాదు. నేనింకా ఇంటి దగ్గర పోలీస్ స్టేషన్‍లో ఎళ్ళి చెప్పాననమాట, ఇలా నాకు తెలియకుండా నేను చాటింగ్ చేశాను సార్ ఒకళ్ళతో ఆహ్, ఇట్లా జరిగింది అని. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకున్నారనమాట. వచ్చి వాళ్ళని అరిచి, వాళ్ళ దగ్గర ఏమున్నాయో చూసి వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారో, లేకపోతే ఫేక్ పర్సన్స్ అని ఇక కొంచెం పబ్లిసిటీ అయ్యేలాగా చేసి ఆ అకౌంట్స్ నుంచి మనకేమి రాకుండా అలా కొంచెం చేసారన్నమాట. లాక్ చేపిచ్చేసారు. మనకు తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఆహ్, ఓటీపీలు షేర్ చేయడం కాని లేకపోతే, ఇట్లా స్క్రీన్ షాట్స్ పెట్టడం గాని నమ్మి వెళ్ళిపోతాము. వాళ్ళ వా దానివల్ల ఏమవుతుందంటే, ఆన్‍లైన్‍లో అసలు నమ్మకూడదండి నిజంగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే రకరకాల యాప్స్ వచ్చేసినాయి, ఫ్రెండ్ యాప్ అని అదని, ఇదని ఎవ్వరిని నమ్మకూడదు.
అదే, అదే. <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవన్నీ అలా బ్లాక్ చేపిచ్చారా? అవునవును. హ్మ్. హ్మ్. అవునవును చాలా వచ్చేసినయి. హ్మ్. చాలా బాగా వివరించారండి అసలు మీ ఆహ్, అనుభవాన్ని.
ఈళ్ళందరూ ఆ! నిజమేనండి ఏంటంటే, ఇప్ మనకు తెలియకుండా ఫ్రెండ్ యాప్స్ అని లేకపోతే ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా ఏ ప్లాట్‍ఫామ్ అయినా కానీ చక్కగా మాట్లాడేస్తారు. ఆహ్, ఏన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెప్తారో అక్కల గురించి అన్నల గురించి ఫ్రెండ్స్, కాలేజ్ ఇవన్నీ చెప్తారు ఒక్క డీటెయిల్ మనకి
హ్మ్. హ్మ్. హ్మ్. అదే ఇలా మనం మొదట అసలు నమ్మశక్యంగా ఉన్నట్టు చెప్పి ఇలా స్కామ్ చేస్తారన్నమాట.
ఆ! నిజమే. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా! ఏ ఒక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి దాకా దారితీస్తుందో మనకు తెలీదు. కాబట్టి మాక్సిమం 99% పర్సెంట్ ఎవ్వరికీ కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా జస్ట్ మనకి ఆఫ్‌లైన్‌లో అంటే ఎదురుగా మనిషి పరిచయం అయితే మాట్లాడితే ఓకే గానీ, ఆన్‍లైన్ అనేది అసలు నమ్మక
హ్మ్. ఆన్‍లైన్ అనేది అదే, ఎంత వీలైతే అంత దూరం పెట్టిందే చాలా మంచిది. మీరు చెప్పినట్టుగా అసలు మీ అనుభవం వింటేనే అసలు దడ పుట్టుకొస్తుంది నాకు ఎవరినైనా నమ్మాలంటే.
అవునండి ఎందుకంటే <chuckles> నిజమేనండి. అసలు మనకి తెలీదు. ఎవ్వరిని నమ్మొద్దు ఆన్‌లై‌న్‌లో.
అదే, అదే. హ్మ్. చాలా బాగా వివరించారు అసలు మీ ఆన్‍లైన్ మిత్రులని కలవడం <chuckles> ఎలా జరిగింది మీ అనుభవంని వింటేనే నాకు <chuckles> ఇంకా భయమేస్తుంది ఇప్పుడు, సోషల్ మీడియా వాడాలంటే, అదే, అదే.
<chuckles> జాగ్రత్తగ ఉండాలండి బాబు!
ధన్యవాదాలండి. మళ్ళీ తప్పకుండా మాట్లాడదాం.
ధన్యవాదాలండి.